సేమ్ అక్కడ మనకు బెంగుళూరులో గావచ్చు. లేకపోతే తిరుమల కొండ పైన ఎలా అయితే దట్టంగా మంచు గొడ్చుకొని చాలా చల్లగా అంటే ఊటీలో ఎలా చల్లగా ఉంటాదో మనకు
అంటే, అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో గూడా మంచు కురుస్తుందా?
అంటే కురుస్తుందా అంటే ఆ చల్లదనవండి. ఇప్పుడూ, ఇప్పుడు మనకూ ఇప్పుడు చల్లా ఒక చల్లకాలం కదండీ! ఇప్పుడు మనకు గూడా. రోజు ఎలా అయితే మనకు బయట కొద్దిగా మంచు కురస్తున్నట్టు అలాగ అక్కడ గూడా ఆ ఒక టెంపరేచరనేది దాదాపు రాత్రయితే ఆ! 17 డిగ్రీలకి ఆ! వ్
హ్మ్. అవును. ఓకే. తక్కువగా ఉంటుంది. ఆహ్, చలికాలంలో ఉన్నట్టు లో టెంపరేచర్ అనేది ఉంటుందనమాట అక్కడ.
ఉదయం అయినా కూడా, ఎంత ఎండొచ్చినా కూడా మాక్సిమం 23, 24 దాటి వెళ్ళదంట ఆ ప్రాంతంలో.
హ్మ్. ఓహో! ఓకే. ఓకే.
అంటే ఇంకద్ అదింక మొత్తానికి చల్లంగా ఉండే ఏరియానే గదండీ. మనకి ఈడ ఎండలు ముప్పై నలభై అలాగ న్ అలా తాకుతుంటాయి మనకేమో. రోజు డిగ్రీలనేటివి ఎండొస్తుంటె. ఆడ ఎంత పెద్ద ఎండొచ్చినా, వానొచ్చినా ఆ ఒక డిగ్రీలనేటివి 24-15 ఇలాగ మధ్యలో కొన్ని సందర్భాల్లో అయితే ఆ 15 కూడా తగ్గద్ది అని చెప్పి వి విన్నాం. ఇంకా అందరికి బాగా ఇంట్రెస్టొచ్చింది, మాకీ సోషల్ మీడియాలో జూసి. వెళ్దామని జెప్పి అనుకున్నాం. కానీ కొన్ని సందర్భాల వల్ల నేనూ వెళ్ళలేకబోయాను. నేను జాయిన్ గాలేకపోయాను వాళ్ళతో పాటు.
హ్మ్. అవును. నిజంగానే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఓహో! ఓకే. ఓకే. డన్. అంటే ఇంకా మీ ఫ్రెండ్సెళ్ళిపోయారు స్టేటస్ పెట్టేసరికి మీకు అనిపిచ్చింది గదా! వెళ్ళాలని.
ఖచ్చితంగా ఒక బాధనేది నాకూ వచ్చిందనమాట. అంటే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను ఉండాల్సినోడిని కదా ఇలావ్ నాకు ఆ రోజంతా కూడా చాలా బాధగా, ఒక ఏదో బాడ్ ఎమోషన్‌లో ఉన్నట్లే అయిపోయింది. అంటే నేనేం చేయలేదు. పెద్దగా ఏం జేయలేదు. అయినప్పడికీ నా ఫ్రెండ్స్‌తో నేను లేను. అంటే ఒక పక్క నాకు కూడా నేను ఖచ్చితంగా యెళ్ళాల్సింది గదే! అనవసరంగా పోలేకపోయానే అని నాకు ఒక బ్యాడ్ ఫీలింగ్‌లాగా వచ్చేసి, నాకు ఆ ఒక్క రోజనేది పూర్తిగా ఈ సోషల్ మీడియా వల్ల బాడ్ అయిపోయింది. నాకు తెలీకపోయి ఉన్నా ఉండుంటే బాగున్నేమో.
హ్మ్. అవును. అవును. హ్మ్. నిజమే గదా! అది. అవును. ఓకే. అవును. అవును. అంటే

ఒక రకంగా అంతే అండి. తెలికుండానే దాన్ని పక్కన పెట్టలేక, అడిక్టయ్యామా అంటే ఖచ్చితంగా చెప్పలేం. మనకే అది తెలియదది. మనం అడిక్టయ్యామా లేదా అని. ఎందుకు చూస్తున్నామంటే
ఆ! అవును. అవును. అవును. అంటే కాదు, కాదు ఇది మరీ దారుణమండి. ఫోన్‌కి ప్రతి ఒక్కరు అడిక్టవుతున్నారు ఇప్పుడు ప్రెజెంటు. ఆ ఫోన్ లేకుండా మీరే చెప్పండి పోనీ ఫోన్ లేకుండా మీరసలు కనీసం ఒక 10 మినిట్సయినా ఉన్నారా? చార్జింగ్ ప్లేస్‌లో గూడా, ఫోన్ వాడుతున్న పర్సన్స్ ఉన్నారిప్పుడు. చార్జింగ్ పెట్టినప్పుడు గూడా.
ఖచ్చితంగా అండి. నేను ఒప్పుకుంటాను. మీరన్నది కా కరెక్టే, నేను కొన్ని సందర్భాల్లో అలాగే జేశా.
హ్మ్. మరి అది ఎడిక్షన్ కాకుండా మరేంటి చెప్పండి? చెప్పండి చెప్పండిప్పుడు?
అంటే అడిక్షను అంటే, మనం ఇప్పుడది లేకుండా ఉండలేము అంటే అది సరే, అనొచ్చు‌గాని ఉండగలుగుతాం. బుడ్ మనం నిజంగా ఉండగలుగుతాం. కానీ, అక్కడ ఎక్కడ ప్రాబ్లమొచ్చిందంటే, ఆ టయానికి దాంట్లో మనం ఏదో ఒక ఏదో ఒకటి ఇప్పుడు రీల్సనేటివి కామనండి. వాటిల్ని పక్కన పెడితే అయి చూడకుండా ఉండగలుగుతాం‌గాని, కొన్ని సందర్భాల్లో మనకేదన్నా ఒక ఇంపార్టెంట్ వర్కె ఉండొచ్చు. అది చాస్తూ ఉంటూంటాం. అంటే ఫర్ సపోజండి, ఇప్పుడు నేనే, నేను వీడియో ఎడిటింగులు అయన్నీ చేసుకుంటూ ఉంటాను. యూట్యూబ్ చానెల్‌లో వీడియోలు అప్‌లోడ్ జేసుకోవాలని జెప్పి, రోజుకొక షార్ట్ వీడియో అప్‌లోడ్ జేయాలని జెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఇలా నాకు టైం దొరికినప్పుడల్లా, ఆ షార్ట్‌ కెట్ ఎలాగా అప్‌లోడ్ చేద్దాం చేసుకుందాం. అలాగా ఒక్కరోజుకంటే, ఆ ఒక్కరోజుకే గాదు. రేపటి కోసం గూడా ఇప్పుడే జేసేసుకున్నాం. అంటే, రేపింకేదన్నా పని బడి నేను చేయకపోవచ్చు. కానీ ఆ టైం క ఆ టైయానికి అప్‌లోడయిపోయుండాలి గాబట్టి, దాన్ని అలాగా ముందుగా ఇలా చేసుకుంటూ చాలా సందర్భాల్లో నేనే చార్జింగ్‌లు బెట్టేటప్పుడు, ఇలా ఎడిటింగనేది మధ్యలో ఆపేస్తే ఆ ఇంట్రెస్టనేది పోద్ది మనకు. మళ్ళీ కొత్ మళ్ళీ మొదటినుండి చూడాలా, చెయ్యాలా, ఎక్కడ తప్పు జరుగుతుంది ఇయన్నీ చూసుకోవాల్సొస్తది కాబట్టి, ఈ చార్జింగ్‌లో ఫోన్‌ని బెట్టేసి అలాగే చేస్తూ, వస్తూ ఇలా చేయడం ద్వారా నాకూ ఈ మొబైల్ వల్ల చాలా వరకు ఎఫెక్టే అయ్యింది. అంటే ఇదంతా గూడా, మెయిన్ రీజన్ ఈ సోషల్ మీడియా‌నే.
హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్ అవును. హ్మ్, అవును. హ్మ్. ఓకే. అవును. అంటే కాదు.

ఖచ్చితంగా అండి. అంటే ఖచ్చితంగా అంటే, మన జీవితంలో ఎప్పుడో ఒకసారి అది ఫ్యామిలీ‌తో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు. ఏదో ఒక ట్రిప్ అనేది మనం ప్లాన్ చేసుంటాం. కొన్ని సందర్భాల్లో కలిసి వెళ్లుండి వెళ్లి ఎంజాయ్ చేసిన సందర్భాలుంటాయి. అలాగే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మనమే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చుంటది. అంటే ఇంక మన స్నేహితులు వెలిపోయి ఉంటారు. మనం మాత్రం వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఉంటాం. అలాంటప్పుడు మన ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్లు అంటే వాళ్ళు ఒ ఈ యొక్క జర్నీ కావచ్చు, వాటిల్ని చూస్తున్నప్పుడు. ఆహ్, మనం వెళ్ళాల్సిందే ఇలాగనిపించేది. అలాగే నాకు ఒక పర్సనల్ ఉదాహరణగా చెప్పాలంటే, మేము గానండి మా ఫ్రెండ్స్ ఒక ఒక తొమ్మిది మంది, 10 మంది ఉండుంటామన్నమాట. అందరం అనుకున్నాం. అంటే అప్పుడే ఈ యొక్క వింటర్ చల్లదనం ఇదంతా స్టార్ట్ అవుతుంది. మనకు మనకు బెంగుళూరులో నంది హిల్స్ అని చెప్పి మనకు చాలా ఆహ్, ఫేమస్ అనమాట. ఆ ఒక కొండల పైన ఒక మం
ఓకె. అవును. నిజంగానే. అవును. అవును. ఇది మాత్రం నిజం. హ్మ్. హుహు. అవును. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. ఓకె. తెలీదండి నాకు, ఓకె, ఓకె.
మంచు కొండలు ఇలాగ మంచు వస్తు, ఆ ఒక సన్రైజ్ అనేది బాగుంటదని చెప్పి ఇ అంటుంటారు. అంటే నేను ఇప్పటి దాకా వెళ్ళలేదనమాట. మా ఫ్రెండ్స్ ఇలా స్టేటస్లు పెడుతుంటే చూసాం, చూసాం. చూసి ఇక్కడ మనకు అంటే మేము ఉండేది ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాగ బెంగుళూరులో ఉన్నట్టు అలాగా ఎక్కడుంటది అంటే మనకి ఇంకా కొండలు, మంచు అంటే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేదేమో ఆహ్, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకెళ్తే అక్కడ ఆ కొండల దగ్గర తెల్లవారుజామునే 4 అలాంటి సందర్భాల్లో చాలా వరకు దట్టంగా మంచుకూర్చుకొని అసలు ఆహ్, భక్తులకు భక్తులే కనపచ్చారు, బయటకొస్తుంటే <smacks lips> ఇప్పుడు అలా అని చెప్పి, అలా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు తిరుమలాకి వెళ్ళలేము. ఆహ్, ఇంకా ఎక్కడికన్నా.
ఓకె. ఆహా! ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. కేరళ. ఆ! ఆ! యెస్, యెస్. అవును. అవును. ఓకె. ఆహా! ఓకె. ఓకె. హ్మ్. అవును. అవును.
తిరుమలాకి ఎప్పుడో ఒకసారి అంటే సంవత్సరంలో ఒక్కసారైనా పోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. స్వామి దర్శనం చేసుకొని అలాగే ఆ నేచర్ ఈ అనుభూతి అంతా చేసుకోవచ్చు. కొత్తగా ఇంకేమైనా చూస్తాం అని చెప్పి, మేము ఈ సోషల్ మీడియా‌లో ఏం చేసామంటే వెతికామన్నమాట. అంటే అలాంటి ప్లేసులు మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడున్నాయి? అంటే మాకు ఈ యొక్క రాపూరు, రాజంపేట ఇలాగ కొన్ని ఉంటాయన్నమాట. రాయలసీమ వైపు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు అటు, అటు వెళ్ళేకొద్దీ హార్స్‌లి హిల్స్ అని చెప్పి, ఒక ప్లేస్ ఉంది మనకు లొకేషన్ ఆంధ్రాలో. అది కూడా
హ్మ్. ఓకె. ఓకె. ఓకె, ఓకె. ఓకె.